ఓకే. ఓకే. అయితే, మీరూ ఇటువంటివీ ఇలా చెప్తున్నప్పుడు, చేస్తున్నప్పుడు, మీ స్నేహితులు ఎట్లా చూసేవోళ్ళండి మిమ్మల్ని?
అంటే, నాకు
ఈ రకరకాల సహాయం చేసేవాళ్ళు ఇవన్నీ చేసేవాళ్ళు కదా? సో, అదీ ఫ్రీ‌గా చేసేవాళ్ళా, లేపోతే డబ్బులేవైనా తీసుకునేవాళ్ళా?
అవునండి. అంటే అయ్యో! డబ్బులేమి లేదండి. డబ్బులెలా తీసుకుంటా ఫ్రెండ్స్ దగ్గర. కానీ, నన్ను కొంచుం బాగా చూశారు. ఎందుకంటే, అప్లికేషన్ పెట్టడం దగ్గరా వాళ్ళూ కొంచుం నాకూ ఇదిగా ఉండేవారుమాట. ఎందుకంటే, వాళ్ళకి కష్టాలు తెలుసు బయట. ఒక అప్లికా నెట్ సెంటర్‌కెళ్తే వాడు ఎంత హడావిడి జేత్తాడో. అప్లికేషన్స్‌కి రా, తరవత రా అంటాడో. ఆడు తప్పులు పెడతన్నాడో లేదో తెలీదు. పైగా రెండేసీ ఒందలు. ఆడేం పెట్టాడో తెలీదు. ఇవన్నీ ఇబ్బందుల వల్లా, ఆళ్ళు చూసేవారుమాట. అవన్నీను చూసి ఇంకా, నేను పెడతానులే జెప్పేసి, కూర్చోపెట్టి చే పెట్టడం, వాళ్ళకి బాగా నచ్చిందిమాట. అంటే, కొంచుం రిలాక్సయ్యారుమాట. అంతా బయటనించి పోనీ కష్టపడుతున్నారు డబ్బులవుతున్నాయి, కానీ ఆడు తప్పు పెడతన్నాడు కదా! మిస్టేక్స్ పెట్టేత్తన్నాడు.
ఓకే. ఓకే. అవునండి. ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఓకే. హుహు. హుహుహు. ఓకే. ఓకే. అవునవును.
నేనేం చేసేవాడినంటే, బ్ కూర్చోబెట్టి మొత్తం వాళ్ళే డీటెయిల్స్ చెప్పేమనేవాడిని, నేను టైప్ చేసేవాడిని. అంతా అయిపోయాక, అప్లికేషనంతా అయిపోయాక, ప్రివ్యూ అను
హుహు. అంటే, ల్యాప్‌టాప్‌లో టైప్ ల్యాప్‌టాప్పుందండి మీ దగ్గర?
అవునండి. సిస్టముంది.
ఓకే. ఓకే. సిస్టమ్‌లో టైప్ చేసేవోళ్ళనమాట. హుహుహు.
అలాగా టైప్ చేసేవాడినిమాట. అలాగా మొత్తం అప్లికేషన్ పెట్టాక, ప్రివ్యూ అనొకటుంటంది కదా లాస్ట్‌లో, అది క్లిక్ చేసి చూసుకోండొకసారి, డీటెయిల్సన్నీ చూసుకో నువ్వూ, అంత కరక్ట్‌గుందనుకుంటే నేను ఫైనల్ సబ్మిట్ చేస్తాను, లేదంటే చూడు నేనొక ఎడిట్ చేసుకుంటానికి మనకు అవకాశముందని చెప్పేసీ, వాళ్ళకవకాశమిచ్చి, మొత్తవంతా చూసుకున్న తర్వాతా, ఓకే అంటేనే నేనూ ఫైనల్ సబ్మిట్ చేసేవాడినిమాట. అలా కొంచెం వాళ్ళకీ బాగా మేవు అలా ఫ్రెండ్స్‌గా అలా ఉండేవోడినిమాట. ఇదండి.
అవునండి. అవునండి. మరొకేన్ ఓకే నన్